ఆ! అడ్ అడ్జస్ట్ చేసుకున్నారు. ఒక సీట్‌లో ఇద్దరిద్దరు. ఆహా! ఆహా!
హ్మ్. ఆ! అట్లా అడ్జస్ట్ జేసుకున్నా. ఇంకా మేము వెళ్ళిందసలు షిరిడి, మహాబలేశ్వర్ అండి. మహాబలేశ్వర్ నుండి నేరుగా పూణేకొచ్చాం. పూణే నుండి
ఆహా! అంటే ఇది ఎన్ని గంటలు ప్రయాణం ఇది? పూణే టు ఆ!
ఇదా? ఇది మరీ 24 గంటలు గాదు గానీ, ఒక 18 గంటలు అనుకోండి.
ఆ! ఆహా!
మధ్యాహ్నం పూటెక్కితే, మరుసటి రోజు ఉదయం ఉన్నాం.
హ్మ్. ఏక్ అంటే మీరెళ్ళింది ఏ క్లాసది సెకండ్ క్లాసా ఏంటా?
హైదరాబాద్‌లో. అదా? ఆ! సెకండ్ టూ ఏ ఏసి. అంటే ఇప్పుడు అన్ని, ముగ్గురు పండుకోకుండా ఓన్లీ రెండే ఉంటాయి ఇట్లా.
ఓకే. ఓకే. ఆ! ఓకే. అంటే ఏసీ‌లో ట్రైన్‌లో అయితే మీకు చల్లగానే ఉంది. ఆ ముందు లాగా ఇబ్బంది అయితే పడలేదు మీరు. కేరళ ప్రయాణం లాగా ఇబ్బంది అయితే పడట్లేదు. ఆ!
హ్మ్. ఆ! ఆ! అవును. అదే, అదే. ఏసీ కదా! ఆ! అసల ఇబ్బందే లేదు చెప్పాలంటే ఇంకా చలివేసింది. ఆ చలికింకా బ్లాంకెట్స్ అవి కూడా ఇస్తారుగా ఏంటంటే, అప్పుడు కార్డ్స్ ఇంకా చాలా ఆడొస్తుండే, ఆ కార్డ్స్ ఆడుతూ, ఈ ఫస్ట్ టైమ్ ఇట్లా సీరియస్ డిస్కషన్స్ పెట్టాం పేరెంట్స్‌తోని పెద్దయినాక ఏమవుతాం, ఏం చేస్తాం అన్నట్టు. అట్లాంటి సీరియస్, సీరియస్‌గా మాట్లాడుతుంటే రాత్రి సమయంలో
ఆ! ఆహా! ఆ! అవును. అవును. ఆ! ఆ! ఆ! ఓకే. ఆహా! ఆహా! వహ్! టాపిక్సు హాట్ టాపిక్స్ మీద డిస్కషన్సు. ఆ! ఆ!
ఆ! ఆ డిస్కస్ జేస్తుంటే, సౌండ్ కొంచెం ఎక్కువగొచ్చిందన్నమాట తెలియకుండా. అయితే టీసీ వచ్చాడు. టీసీ వచ్చి, అది ఇంకా పూణే నుండి స్టార్టైయింది కదా! ఈ హిందీ వోళ్ళే అనుకున్నాం మేము. కానీ, ఆ టీసీ తీరా తెలుగు అయినున్నాడు.
ఆహా! ఆ! ఆ! హ్మ్. అవును. అదే. ఆ!

ఆ! ఎన్ని రోజులు ప్రయాణం ఇది?
ఇదా ఇరవై ఐదు గంటలొ, 26 గంటలొ.
ఆ! అబ్బా! హుహు.
నా, నా మొదటి ప్రయాణం ఇట్లా రోజు మొత్తం ఉన్నది.
26 గంటలు అంటే ఇంచుమించు 2 రోజులా? ఒక రో ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి.
ఆ! లేదు, లేదు ఒక్క రోజు 2 గంటలు. ఆ! అంతే. హ్మ్. ఆ! అంటే ఆహ్, ట్రైన్ స్టార్ట్ మధ్యాహ్నం అయిందండి.
ఆ! ఆ! ఆహా! ఆహా! ఆ! ఆహా!
అది ఇంకా ఎండాకాలం అండి మేము పోయింది. అంటే ఎండాకాలం అంటే అప్పుడే రుతుపవనాలొస్తున్నాయన్నమాట. జూన్, జూన్ నెల. హ్మ్. రుతుపవనాలొస్తాయన్నారు గానీ. రాలేవింక. మళ్ళీ హ్మ్, అంటే రుతుపవనాలు స్టార్టింగే కేరళలో వస్తాయి కదా! మళ్ళీ అప్పుడు వర్షాలెక్కువగా పడ్డప్పుడు పోవద్దని జెప్పి రుతుపవనాలొచ్చే ఒక వారం ముందు ప్లాన్ చేసుకున్నాం.
హ్మ్. ఆహా! ఆ! ఆ! హ్మ్. ఆ! అంటే వేరే భయం హ్మ్. అవును. ఆ!